ఆ! మన జీవితంలో ఎన్నో ఇంటర్‌వ్యూ‌లసు ఫేస్ చేస్తాము. లేదంటే ఎన్నో ఎగ్జామ్స్ రాస్తాం చిన్నప్పటినుండి. బట్ ఒక్క ఎగ్జాము లేదా ఒక్క ఇంటర్‌వ్యూ ఉంటుంది. మన లైఫ్‌నే టర్న్ చేస్తే ఒక సందర్భం వస్తుంది. అలాంటి సందర్భం మీ జీవితంలో ఏమైనా జరిగిందా?
అవును. ఆ! జరిగింది. అంటే పర్టి‌క్యు‌లర్‌గా ఏంటి అంటే ఆ! టెలిస్ ఇంటర్నేషనల్ అని చెప్పి మీకు తెలుసా అండి ప్లాట్‌ఫా‌మ్ ఒకటి? అది ఉంటుందనమాట.
ఓకే.
సో, దానిలో నేను రిజిస్టర్ అయ్యాను. యూట్యూబ్‌లో చూసి వీడియోస్ వస్తుంటే నేను రిజిస్టర్ అయ్యాను జస్ట్. అంతకు ముందు ఏంటంటే అవును.
జస్ట్ క్యా‌జువ‌ల్‌గా మీరు హ్మ్.
అంతకుముందు ఏంటంటే చాలా ప్లాట్‌ఫా‌మ్స్‌కి నేను మనీ గ‌ట్టి మోసపోయాను.
అయ్యయ్యో! కాన్ కానీ ఆన్‌లై‌న్ చాలా మోసాలు ఉంటాయండి. నిజమే అది.
ఫస్ట్‌ అయితే ఏ హ్మ్. ఫస్ట్‌దైతే ఏకంగా 9000.
ఏంటి ఎగ్జామ్ ఆహ్, జాబ్ ఇస్తాం అని చెప్పి 8000 తీసే‌సుకున్నారా?
అవును. 9000 కట్టేసాను. నమ్మేసేసి. సెకండ్ వన్నేమో ఏడు వేలు కట్టాను.
అయ్యయ్యో! అయ్య బాబు! ఆ! తర్వాత ఏవైందండి?
తర్వా‌ద్దింకంతే. ఆ! వన్ వీక్, వన్ వీక్ ఇంటె అంటే ఏంటి ఇంటర్‌వ్యూ సెషన్ ఇంటర్‌వ్యూ గా‌దు ఆహ్, మనకి వీడియో కాన్ఫరెన్స్‌లా ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఆఫ్‌టర్ వన్ వీక్ తరువాత మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం ఇలా పే చేస్తే డబ్బులు అని చెప్పారు. సరే వ వాళ్ళూ అంటే వన్ వీక్‌లో వాళ్ళు చూపించిందంతా నాకు అది నిజమేమో! రియలేమో! అనిపించేటట్లు చూపించారు వాళ్ళు.
కట్టిన తర్వాత ఏంట్ కట్టిన తరువాత ఏవైందండి? చెప్పారు. ఓకే. నమ్మించారు.
ఆ! నమ్మించారు. చూపిచ్చారు, నమ్మించారంటే, మనకు వీడియోస్‌లాగా చూపిచ్చారనమాట. నేను దాన్ని నమ్మేశా. నమ్మేసేసి అంటే, నాతో పాటు ఇంకా చాలా మంది గూడా ఉన్నారక్కడ. గ్ ఆహ్, అంటే, వీడియోలో జూమ్‌లో సో, నేను దాన్ని నమ్మేసేశా ఈజీగా. నమ్మేసిన తరవాత ఏం జరిగిందంటే
ఆ! తర్వాతేమైంది? ఆ! పాపం వాళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉండుంటారు.
అవును. సో, ఇట్లా మనీ గట్టమన్నారు. ఇట్లా చెప్పేసేసీ, ఇంట్లో చెప్పేసీ, ఇట్లా నాకు జాబొస్తానంటంది మరీ, సో, నే ఇట్లా మనీ కట్టేస్తాను అనంటే, వాళ్ళు గూడా జాబొస్తుంది గదా! ఒక సరే. దేనికో దానికి పెట్టాలి గదా! అని చెప్పేసి అవును. సరే అని జెప్పి పెట్టారు. పెట్టిన తరవాత ఏముంది ఒక 1 వీక్ వర్కుందని జెప్పేసేసి, 1 వీక్ వర్క్‌లో జాయిన్ జేపిచ్చారు 1 వీక్.
చిన్న ఆశ ఉంటుంది కదా! జా ఆహ్, జాబది చేశారు.
1 వీకు అవును. ఆఫ్టర్ 1 వీక్
ఎలా జాబెలా ఉంటుంది?
అది ఎలా అంటే, వాళ్ళకొక అప్లికేషనుంటుందీ. సో, అప్లికేషన్‌లో కొన్ని కోర్స్‌లుంటాయనమాట. ఆ కోర్సులునీ మనం చెప్పాలి. అంటే, ఆ కో ఈ కోర్సిలా ఉంటుంది. మీరు తీసుకుంటే, మీ లైఫిలా టర్నవుతుంది. ఆహ్, యూటూబ్‌కి సంబందించిన కోర్సెస్ గానీ అవును.
ఓకే. ఓకే. అర్థమైంది. అర్థమైందండి. అర్థమైంది. మనకి ఆ! అర్థమైందండి. ఇప్పుడూ కొన్ని కొన్ని ఆహ్, ఉంటాయి. ఆ! అప్పుడేమైందండి?
అవును. సో అట్లా చెప్పాలి అంటే సరే 1 వీక్ చేశాన్నేను. 1 వీక్ చేసింతర్వాత ఇంక ఆటోమేటిక్‌గా అకౌంట్ డిలీట్ అయిపోయింది. నా లాగిన్ అసలు పాస్‌వర్డ్ అవ్వట్లేదు. అంటే అకౌంటు నేను ఓపెన్ చేస్తున్నా అవ్వట్లేదు అది.
ఆ! మరి అది సజెస్ట్ చేయడానికి కస్టమర్ కేర్ గాని అలాంటిదేమన్న ఉందా?
ఏంటో అర్థం కాలా. మెయిల్ చేశాను. మెయిల్ చేశాను అంటే నంబర్స్ ఉంటాయి కదా. మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళందరివి. సో వాళ్ళందరికి నేను కాల్ చేశాను. అసలు ఏవైనా, చిన్న రెస్పాన్స్ కూడా లేదు. అంటే నేను దాదాపుగా ఒక 10-15 డేస్ కంటిన్యూ‌గా వాళ్ళని రెస్పాండ్ అవ్వడానికి చాలా సార్లు ట్రై చేశా.
ఆ! ఆ! ఆ! బట్ ఎటువంటి చాన్స్ ఇవ్వలేదు వాళ్ళు.
అసలెటువంటి చాన్స్ లేదు. వాళ్ళు నన్ను మోసం చేసారు. ఇంకా అప్పటితో అక్కడితో.
ఓకె. అయితే వాళ్ళు మోసం చేయడానికే ఆ ప్లాన్ చేశారు.
అవునవును.
అయ్యో! ఇలాగైతే ఎంతమంది మోసపోయారోనండి, అదే సమయంలో.
నాకు తెలిసి, వాళ్ళు చాలా మందినే మోసం చేస్తన్నారు. అంటే ఇప్పటికేమైనా మోసం చేస్తున్నారో లేదో తెలియదు గాని. ఆ టైమ్‌లో 2020 అండి. సో ఆ టైమ్‌లో ఏంటంటే కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి అప్పుడే కదా మనకి హై పిచ్ ఎల్లింది.
హ్మ్. జస్ట్ కరోనా అయింది. ఎక్కువొచ్చాయి. యాక్చువల్లీ అప్పటికే హ్యూజ్‌గా స్టార్ట్ అయింది. వర్క్ హోమ్. అంతకు ముందు ఎవరికీ తెలియదు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో అంటే.
అవును. ఆ! ఎవరికీ తెలియదు. సో, అప్పుడు స్టార్ట్ అవ్వడం వల్ల ఓకే. వాళ్ళిచ్చేదన్ని రియల్ ఏమో అని చెప్పి అని అనుకున్నారు అందరు.
అయ్యో! మొత్తం నమ్మేస్తే
అందులో ఇంకా బాధితురాల్లో నేను కూడా అన్నమాట.
వీళ్లేంటంటే క్యాష్ చేసుకుంటారండి. ఏ ఆ సందర్భంలో ఏదైతే నమ్ముతారో, దాన్నే మనకి తీ ముఖ్యంగా ఒక ఈ హౌస్ వైఫ్ వుమెన్స్ ఆళ్ళన్ని టార్గెట్ చేస్తారు.
హ్మ్. అవును.
మరి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఈ విషయం?
అవును. అన్ అది మాత్రం నిజం. ఆ! చెప్పాను. ఏ తిట్లు పడ్డాయి, అక్షింతలు పడ్డాయి. నాతో <chuckles> నా మీద, నా తల మీద.
<laughs> హుహు. కానీ బాధ కూడా ఉంటుంది కదా! వాళ్ళకి.
సో, ఇదే కాదు. ఇదే కాదు. నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ చేసా మళ్ళీ.
మళ్ళీ ఇంకోటి ఏం చేసారు?
ఆ! మళ్ళీ. మళ్ళీ ఏంటంటే మళ్ళీ 7,000ది.
7,000 ఈసారి కట్టారు.
ఆ! ఈసారి 7,000 కట్టాను. అది కూడా ఎందుకంటే, మేము ఒక వెబ్‌సైట్ ఇస్తాము. అందులో ఇట్లా మాకు 5,000 ఫార్మ్స్ ఉంటాయి. సో, అవి మాకు ఫిల్ చేసి ఇవ్వాలి. అవి ఫిల్ చేయాలంటే మీకు దాదాపుగా 2 మంత్స్ పట్టిద్ది. సో, అది కాకుండా మా దగ్గర ఒక అంటే ఆహ్, వెబ్‌సైట్ టైప్ ఉండుద్ది. ఆహ్, దానిలోను మీరు కాపీ పేస్ట్ లాగా చేసేయొచ్చు. మీకు అంత వర్క్ బర్డెన్ ఉండదు. సో, మీరు దాన్ని
హ్మ్. హ్మ్. బట్ అన్నీ కరెక్ట్‌గానే చేయాలి. ఒక్కటి మిస్టేక్ అయినా అది పోయినట్టే.
హ్మ్. అవును. ఆహా! మీరు కాపీ, పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఆ వర్క్‌కు సంబంధించిందీ, వెబ్‌సైట్ మాత్రం మా దగ్గరుంది. మీరు దాన్ని బయ్ జేస్తే గనక, మీకు 1 వీక్‌లో 12,000 అనేది మీకు పేమెంట్ చేసేస్తాము అని చెప్పేసి చెప్పారు. చెప్తే, ఓకే. ఆహ్, వ వర్క్ వెంటనే అయిపోతుంది గదా! ఎట్లో అవును. ల్యాప్‌లోనే గదా! ఉండిపోయేది వర్కంతా. సరే చేసుకుందాంలే అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు తలుపేసేసి, 7,000 కట్టేశా. 7,000 కట్టేసీ, వొచ్చిన వర్కును గూడా కాపీ, పేస్ట్ చేసి వాళ్ళకి పంపిచ్చా. అసల బ్లాక్ జేసి పడేసేశారు.
హ్మ్. ఆ! ఇదేదో బానే ఉంది కదా <sneezes> పాపం డబ్బులూ కట్టారు. పాపం కష్టపడ్డారు. కష్టం గూడా ఉంది అందులోని. ఈ మీ మొదటిసారి జరిగిన మోసానికి, రెండోసారి జరిగిన మోసానికి మధ్యలో గ్యాపెంతుంటుందండి?
అవును. అవును. నాకు తెలిసి అంటే, ఒక 1 ఇయర్ మధ్ అంటే, మధ్యలోనే ఇంక ఆహ్, 4 మంత్స్, 5 మంత్స్ అట్లానే.
ఓకే. ఈ మధ్యలో ఏవైనా, ఇంకేవైనా ఆహ్, ఆన్‌లైన్ జాబ్స్ చేయడం గానీ అవ్ కరక్ట్ ఒరిజినల్ జాబ్స్ చేయడం. అలాంటివేం జరిగాయా?
హ్మ్. చేశాను. చేసిన ఒరిజినల్లో నాకు ఫస్ట్ టెలూస్ ఇంటర్నేష్‌ లోనే ఓకే. నేనేమనుకున్నానంటే అది గూడా ఫ్రాడనుకున్నా. ఆన్‌లైన్‌లో అంటే, యూటూబ్‌లో జూసి అప్లై జేసుకున్నా. అవును. యూటూబ్‌లో జూసి అప్లై జేసుకున్నా. ఓకే. ఇట్లా మెయిల్ ఐడీ వచ్చింది క్రియేట్ చేసుకోమన్నారు. అంతా ఎకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. వర్క్‌లోకీ స్టార్టవ్వమని చెప్పారు. సో, నాకు డౌట్ డౌట్‌గానే, నేను వర్కులో స్టార్టయ్యా. వర్క్‌లో స్టార్టయ్యిన తర్వాత హ్మ్. నాకేమనిపించ్చిందంటే ఓకే. వీళ్ళు గూడా ఫ్రాడేమో, ఎందుకూ అంత రిస్క్ చెయడం. ఆ! ఒక 10 మినిట్స్, డే కట్లా 10 మినిట్స్, 15 మినిట్స్ చెయడం స్టార్ట్ జేశా.
మరి ఇన్ని జరిగాక అనిపిస్తది గదా! ఆ! స్టార్ట్ చేశారు మొత్తానికి వర్ ఆ!
స్టార్ట్ చేశా. కొ అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోము అది మన ఇష్టం. ఏ టైమ్‌కైనా చేయొచ్చు అది.
కొంచెం, కొంచెం నమ్మకం స్టార్టైంది. ఆ! ఓకే. మన టైమ్‌కి నచ్చిన టైమ్‌కి ఆహ్, లాగిన్ అవ్వ
సో, అట్లా స్టార్ట్ చే ఆ! అవును. అలా స్టార్ట్ చేసిన వర్క్ ఏమైందంటే, మంత్ అట్లే ఇంక నెట్లుకు నెట్టుకుంటూ వచ్చా మంత్‌ని. చిన్న, చిన్నగా ఇంక, 5 మినిట్సు, 10 మినిట్సు, 15 మినిట్సు అవును. అట్లా నెట్టుకుంటొచ్చా.
మొత్తానికి భయం, భయం భయం, భయంగా చిన్న, చిన్న డౌట్, డౌట్‌గా. ఎందుకంటే హ్మ్ హ్మ్.
మంత్ ఎండ్‌కొచ్చేసరికి ఇన్‌వాయిస్ వచ్చింది.
ఇన్‌వాయిస్ అంటే బిల్ పేమెంట్.
ఏమనీ? అవును. 1 ఆర్ 2 డాలర్సు ఇట్లా పేమెంటొచ్చింది. మీరు విత్‌డ్రా చేసుకోమని చెప్పేసి ఇన్‌వాయిసొచ్చింది. అసలు నేను ఫుల్లీ షాక్‌డ్ అనమాట.
ఆ! అప్పుడు హమ్మయ్య! అమ్మయ్య అనిపిచ్చిందా?
అసలు అమ్మాయే గాదూ. ఆయి ఇంతా బెస్ట్ ప్లాట్‌ఫామ్‌ని నేను, <giggles> ఫ్రాడనుకున్నానే, నేను చేసిన, 15 మినిట్స్‌కి డే‌కి 15 మినిట్స్ కూడా చెయ్యలేదు నేను. ఆ! దానికే నాకు వీడు 1 ఆర్ 2 డాలర్స్ ఇచ్చాడంటే, నేను పర్టిక్యులర్‌గా దాని మీద కూర్చుంటే హ్మ్. దాని మీద కూర్చుంటే, ఇంక ఎంతొస్తది అని చెప్పేసి అనుకున్నా. అనుకున్న ఇంక అప్పుడు ఆహ్, అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంక వర్క్ స్టార్ట్ యా
ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్‌డ్‌గా చేసుంటే ఆ! అప్పుడు నెక్స్ట్ మంత్? ఇంక అప్పుడు నమ్మకం వచ్చింది మీకు. ఓకే జెన్యూనే నో ప్రాబ్లమ్.
ఓకే. అవును. నమ్మకం వచ్చింది. అవును. నమ్మకం వచ్చింది. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాను, నాకు బాగానే ఇన్‌కమ్ వచ్చింది. ఇంకా ఒక వన్ డే, వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే ఇంకా మా డాడీ‌కి హెల్త్ బాలేదని చెప్పి కాల్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళేసరికి ఆ టైమ్‌లో గ్యాప్‌లో ఏంటంటే మెయిల్ వచ్చింది నాకు. ఇట్లా మీరు ఐడీ వెరిఫికేషన్ జరగాలి. అన్ని అన్ని దగ్గర జరుగుతుంది. ఐడీ వెరిఫికేషన్ మీరు ఐడీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోమని చెప్పి నాకు మెయిలోచ్చింది.
హ్మ్. ఆహ్! అయ్యో! ఓకే.
నేనేమి చేశాను. ఒక్కసారి అప్లోడ్ చేశాను. కానీ అది మళ్ళి రిజెక్ట్ అయింది నాకు. క్లారిటీ లేదు మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్తే, ఇట్లా మా డాడీ‌కి హెల్త్ బాలేదని చెప్పాను కదా! ఆయన గొడవలో నేను దాన్ని ఆ! టైమ్‌ సరిపోక అట్లుంటే ఆ! ఇగ్నోర్ నన్ను టెర్మినేట్ చేసారన్నమాట ఆ ప్రాజెక్ట్ నుంచి ఇంక. అది నాకు పర్మనెంట్ మళ్ళీ ఆ! దాన్ని నన్ను టెర్మినేట్ చేసారు. అంటే నేను చాలా అంటే చాలా బాధపడ్డా ఆహ్, జాబ్ దగ్గర.
ఆ! మీకా టైమ్ సరిపోలేదు. ఇగ్నోర్ చేసేసారు. అయ్యయ్యో! చక్క మంచిది దొరికింది. అయ్యో! మరంతే కదండి. పర్మనెంట్ అయ్యింది. మంచి జాబు. పేమెంట్ బాగుంది. చిన్న ఐడీ వల్ల పోయిందంటే బాధేస్తుంది కదా!
అవును. మళ్ళీ ఇది కాకుండా ఏంటంటే ఆహ్, అది నాకు 2022 అట్లా టైమ్‌లో దొరి జాబ్ అది. సో ఈ 3 ఇయర్స్ వెతకని జాబ్ లేదు. అంటే అటువంటి జాబ్ కోసం. 3 ఇయర్స్ స సెర్చ్ చేసి సెర్చ్ చేసి సెర్చ్ చేసి ఆర్‌డబ్ల్యుఎస్‌లో నాకింక ఇంకొక జాబ్ ఆపర్చునిటీ వచ్చింది.
ముకి. ఆహ్, అదీ సేమా? అంటే ఇలాగే మనకి మంత్‌లీ పేమెంట్ అది?
అంటే అది మా అది గూడా మంత్లీ పేమెంటే మనకి. ఆర్‌డబ‌ల్యూఎ‌స్‌లో మంచి అపార్చునిటీ వచ్చింది. ఆహ్, సో దాన్ని అయితే వినియోగించుకుంటన్నా.
హ్మ్. ఓకె. ఓహ్! <chuckles> మంచి విషయం అండి అయితే.
హ్మ్.
ఉన్నాడు. ఏదో ఒకటి మొత్తానికి మీరు మీరు కష్టానికి ఫలితం వచ్చింది.
కానీ మళ్ళీ మ కానీ మనం అనుకుంటాం గానీ ఆన్‌లై‌న్ అని చెప్పేసేసి, ఆ ఎ‌సైన్‌మెం‌ట్స్‌కి గానీ, ఆ ఇంటర్‌వ్యూ‌స్‌కి గానీ చాలా అంటే చాలా ఆహ్, అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని వెబ్‌సై‌ట్స్ ఏఐ ఇంటర్‌వ్యూ‌స్ జరుగుతున్నాయి.
ఈ మధ్య ఇది స్టార్ట్ అయ్యయండి. డిఫరెంట్‌గా ఉంటున్నాయి కూడా. మనం ఏ అది ఏదో క్య‌షన్ అడుగుతుంది. మనకు నచ్చిన ఆన్‌స‌ర్ ఇవ్వాలి. మనకీ ఇప్పుడు మీకు ఎలా అనిపించిందండి? ఒక, ఒక మనిషి చేసిన ఇంటర్‌వ్యూ‌కి లేదంటే ఏఐ చేస్తున్న ఇంటర్‌వ్యూ‌కి మీకు డిఫరెన్స్ ఏమి అనిపించింది?
అవును. ఏఐ అవును. అంటే నాకు తెలిసీ ఆహ్, హ్యూమన్ కన్నా అంటే రోబో‌నే బాగా అడిగింది.
క్వషన్స్.
వాటికి సమాధానం చెప్పలేక నాకూ మైండ్ ఎక్కడికో‌పోయింది. ఎలా అడుగుతుంది అంటే నేను ఆల్రెడీ నాకు తెలుసు నాకు అర్థమైంది. ఓకె. వీళ్ళు ఏమన్నా ఆహ్, చేస్తారు. ఏదో మఫ్లింగ్ ఉంది అని అనుకోని అసలకే ఏ‌ఐ‌తో ఇంటర్‌వ్యూ గదా. ఆ! అందుకే నేను ఏమి చేశాను అంటే రెస్యూమ్‌లో నాకు ఉన్నది నాకు ఓన్లీ డేటా ఎంట్రీ‌నే తెలుసు, అలాగే రిలేషన్‌షిప్ మేనేజర్ ఇది ఒక్కటే తెలుసు. నేను ఇవే చేశాను అని చెప్పేసి పెట్టా నేను, నా ఎక్స్‌పీ‌రియన్స్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో ఈ ఏఐ ఇంటర్‌వ్యూ తీసుకుంది. తీసుకోని ఇట్లా కోడింగ్ గురించి అడుగుతుంటే నేను చెప్పానన్నమాట. నాది, నాది ఎప్పుడో పాస్డ్ అవుట్ అయిపోయింది. నాది 2020 పాస్డ్ అవుటూ. ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే నాకు అసలు గుర్తుండదు అదీ నన్ను అడగొ‌ద్దు ఆహ్, నేను జస్ట్ డేటా ఎంట్రీ అను, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా మాత్రమే వర్క్ చేశాను. కోడింగ్ సైడ్ అయితే నాకు నో నాలెడ్జ్ అని చెప్పేసా నేను డైరెక్ట్‌గా. ఏఐకి చెప్పేసా అంటే ఇంక కోడింగ్ గురించి అడగదేమోనని!
<laughs> అవును. హ్మ్. హ్మ్. మంచిది. సో నాకు కోడింగ్ ఆ! ఆహా! ఇది ఏఐ‌ ఏఐ‌కి చెప్పెసారా? <laughs> ఆ!
ఆ! సో, ఆ తరువాత "సరే ఒకే, నీకు తెలీదు కాబట్టి నేనైతే ఇప్పుడు నీ రెజ్యూమ్‌లో పెట్టిన ఆహ్, అంటే డేటా ఎంట్రీ, రీ‌లేషన్‌షిప్ మేనేజర్ గురించి అడుగుతాను" అని చెప్పేసి అంటే తెలుగు ట్రాన్స్‌స్క్రయిబర్‌గా కూడా చేశాను నేను. అడుగుతాను అని చెప్పేసి చెప్పిందన్నమాట. చెప్తే ఇంకా వాటి గురించి అడిగింది, ఆ మూడు వాటి గురించి. సో, ఆ మూడు వాటి గురించి అయితే ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చేసా వాటికి.
ఎన్ ఓకే. ఓకే. ఆ! అహహా! సో, మొత్తానికి ఏఐ‌ని కూడా భయపెట్టారు ఒక విధంగా. నువ్వు ఏవి పడితే అవి అడిగితే నేను చెప్పనని.
<laughs> నే చెప్పేసాను మరి నాకది రాదు, రానప్పుడు నేనేమి చేయమంటారు <chuckles> నన్ను. న్ నాకది రాదు నిజంగానే.
అంటే, మనం మావులుగా ఏమనుకుంటాం. అంటే అలా కాదండి. మీరు స్పాంటేనియస్‌గా అలాగా మీరు ఆలోచించి ఆహ్, చెప్పేదాం ఏవైతే అయింది అని చెప్పారు. కానీ, చాలా మంది ఎలా ఆలోచిస్తారు అంటే ఆహ్, ఏఐ అనేది మన మాట అర్థం చ్ ఆ! ఏఐకి మా మన మాట అర్థం కాదు. తన ఒక సాఫ్ట్‌వెర్ తనకి ఆల్రెడీ ఇన్‌స్ట్రక్‌షన్స్ ఉంటాయి లోన. సో, మనం ఏం చెప్పినా ఆన్‌సర్స్ తీసుకుంటది తప్ప తను ఆలసించలేదనుకుంటారు చాలా మంది. బట్ మీరు స్పాంటేనియస్‌గా ఆలోసించి ఎందుకు <chuckles> నాకెందుకు నేను చెప్పేద్దాం అని చెప్తే, తను కూడా అర్థం చేసుకుంది చూసారా. <chuckles>
భయపడతారు. హ్మ్. అవును. అవును. అవును. నిజంగానే అర్థం చేసుకుంది. ఇట్లా నాకైతే కోడింగ్ రాదు. నాకు నాకు ఇట్లా పాస్వర్డ్ అయిపోయింది. తరువాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ <chuckles> అయిపోయింది కూడా చెప్పా. ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళి నాకు ఇద్దరు పిల్లలు పుట్టేసారు. నాకిట్లా గ్యాప్ వచ్చింది. సో, ఈ గ్యాప్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌ని నేను టర్న్ చేసుకోడానికయితే చిన్న జాబ్స్ చేశాను. వీటి గురించి అడిగితే గనుక నేను కంపల్సరీ నీకు రిప్లయ్ ఇస్తాను అని చెప్పా నేను. అంటే అక్కడ మనకి <chuckles>
<laughs> <chuckles> ఆ! <chuckles> <laughs> మరి క్వెషన్స్ ఆ తరువాత బా ఎసిందా? క్వెషన్స్ అన్నీ, మీకు రిలేటెడ్‌గా?
ఆ! నా నాకు రిలే‌టెడ్‌గా ఏసింది, ఇంక సమాధానం ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ కూడా అయ్యాను నేను. <chuckles>
సూపర్. సూపర్. సూపర్. లాస్ట్‌కి ఫైనల్లి గుడ్ న్యూస్‌తో వచ్చారు బయటకి.
అవును. గుడ్ న్యూస్‌తో వచ్చా. చాలా వరకు అంటే, వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేశాను అన్నమాట. ఇట్లా ఉంది చేసుకోండి. ఇట్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆహ్, అంటే మన ప్ర పర్ ప్రాజె‌క్టే 200 డాలర్స్ నుంచి 300 డాలర్స్ ఉండిద్ది.
బావుంది.
ఆ! ఇట్లా వస్తుంది. చేసుకోండి, అనంటే, పాపం వాళ్ళెవ్వరికి వీడియో అంటే వీడియో ఇంటర్ వరకి, ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళలేకపోయారు వాళ్ళు. అంటే వాళ్ళేంటంటే అవును. రెజ్యూమ్‌లో ఒకటి పెడతారు. వాళ్ళకొకటి తెలుసు.
ఓకే. స్టార్టింగ్‌లోనే పాపం రిజెక్ట్ అయిపోతున్నారు. ఓకే. దానికి అవును. ఏఐ ఇది ఇప్పుడు మాకు మామూలు హ్యూమన్స్ అనుకోండి, వాళ్ళేంటంటే చెక్ చేస్తారు. చేసి మనల్ని అడిగేటప్పుడు మనం చెప్తాం. సార్ ఇది అండీ, అది అండీ అని. బట్ ఏఐ‌కి ఏంటంటే ఆర్టిఫిషియల్ కదా! సో, ఆటోమేటిక్‌గా దాన్ని సెలెక్ట్ చాలా స్పీడ్‌గుంటుంది. మనం అంత ఈజీ కాదది దాంతోని పెట్టుకోవడం.
అంతే కదా! అవును. అవును. అవును. సో మనం కో మనం రెజ్యూమ్‌లో మనకున్న స్కిల్స్ అన్ని పెట్టేసాం అనుకోండి, ఆ స్కిల్స్ మికి మనకు ఏమి తెలియదు. కానీ అవన్నీ పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు, ఆటోమేటిక్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగిద్ది. మరి ఇన్ని పెట్టారు కదా! మరి అన్ని పెడుతున్నప్పుడు ఆ! తను క్వెషన్ చేసి అడిగిద్ది.
డెఫ్‌నెట్‌గా. ఇప్పుడు <smacks lips> ఫర్ ఎగ్జాంపులు ఎ ఎంఎస్ ఆఫీస్ అండి. <chuckles> కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్. మీరు రెజ్యూమ్స్ ఎక్కువ చెక్ చేసినట్టయితే ప్రతి రెస్యూమ్‌లో ఎంఎస్ ఆఫీస్ ఉంటది. అదొచ్చిన రాకపోయినా అందరెడతారది.
హా! కంపల్సరీ‌గా. ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీ‌గా ఉండిద్ది. డేటా ఎంట్రీ కంపల్సరీ‌గా ఉండిద్ది.
అదే ఉంటంది. ఏంటంటే మనకు వచ్చిందా, లేదా, అన్నది కాదు. అక్కడ ఏసేయాలంతే. మళ్ళీ కరెక్ట్ ఎగ్జ్ ఎగ్జాక్ట్‌గా క్వెషన్స్ గాని ఏస్తే మాత్రం, దొరికేస్తారు అందరూను.
<chuckles> అంతే కదా! ఇప్పుడు మనకొచ్చింది చెప్తే ఓకే. మనకున్న స్కిల్‌ని బట్టి వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు. అంతే లీవ్ ఇట్ మనకున్న జాబ్ మనకు దొరికిద్ది.
హ్మ్. ఎంతైనా నిజాయితీగా ఉండాలంటారు ఇంటర్వ్యూలో.
ఆ! అంతే. మరి కోడింగ్ రాదు నాకసల. కోడింగ్ రానప్పుడు నాకేదో అబద్ధం చెప్పేసేసి, ఏదో స్లిప్‌లు పెట్టేసి, నేను ఎట్లోగట్ల ఆ ఇంటర్వ్యూ నేను పాస్ అవుతా. ఆఫ్టర్ పాస్ అయిపోయిన తరువాత నాకు వర్క్ వచ్చిన తరువాత నేనెలా చేయగలను దాన్ని.
అవును. అవును. అప్పుడు దొరికేస్తాం. నిజమే అది పైగా ఆహ్, క్వెషన్స్ అనేవి ఎలా ఉండాలంటేనండి, ఇప్పుడు మీకు అక్కడ ఏఐ స్టాప్ చేసింది. ఒకవేళ అక్కడ స్టాప్ చేయకపోయినా, మీరు స్ట మీరు స్ట్రక్ అయిపోతారు. డెఫినిట్‌గా క్వెషన్స్‌కి తనడిగే క్వెషన్స్ మీకు ఐడియా లేక, ఇంకా మీరు కొంచెం గిల్టీ ఫీల్ వచ్చేసి, ఇంకా ఇంటర్వ్యూ మొత్తం పాడైపోయేది. అలాంటిది మీరు స్పాంటేనియస్‌గా చెప్పడం, తనకు తాను రెస్పాండ్ అవ్వడం, మీకు తగ్గ క్వెషన్స్ అడగడం, మీరు సక్సెస్ అవ్వడం, చాలా బాగా వెళ్ళింది ఇదంతా.
హ్మ్. అవును. అవును. అవును. అంటే ఏ
మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారా. ఓకే 9000, 7000 పోతే పోయింది. ఇప్పుడు బాగా అన్ని మంచివొస్తున్నాయి నీకు జాబ్స్ అని హ్యాపీగా తీసుకున్నారా?
ఆ! అంటే ఇప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా హస్బండ్ ఏమో గాని, మా మదర్ వాళ్ళయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే నన్ను ఒక పొజిషన్‌లో చూడాలని చెప్పి వాళ్ళనుకున్నారు.
ఓహ్! <chuckles> వాళ్ళకి ఇప్పుడు ఆనందంగా ఉంది.
అంటే కానీ ఆ టైమ్‌కి ఆ! ఆ టైమ్‌కి నేను నా లైఫ్‌ని కొంచెం టర్న్ చేసుకోవడం వల్ల వేరే సైడు ఆ! ఆ టైమ్‌కి నేను వాళ్ళకి ఏమి చేసిపెట్టలేకపోయా. ఇప్పుడు నాకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. అంటే అదెంతైనా రానివ్వండి. ఒక టెన్‌కెనో లేదంటే ఒక సెవెన్‌కెనో ఫైవ్‌కెనో రానివ్వండి. ఎంతైనా సరే. అవును. అది నా సొంత కష్టార్జితం. నేను ఈరోజు రైస్ బాగ్ తెప్పించాను మా మదర్ వాళ్ళకి.
హ్మ్. అవును. ఎంతైనా సరే మీ అది మీ సొంత కష్టార్జితం కదా! ఓకే. ఆ! అలా.
రైస్ బాగే కానివ్వండి, ఇంట్లోకి కావాల్సినవి కానివ్వండి. ఏంటి, మనకున్న దాంట్లో మన అంటే నా అది నా డబ్బులు. నేను పెడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది.
అవును. కచ్చితంగా సంతోషంగా ఉంటుందండి. మీరు చెప్పినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా, ధన్యవాదములండి.
ధన్యవాదాలు.